అవును. నిజమే అండి. వేంటం
ఇప్పుడు మెసేజ్‌లో నేనొకటి మెసేజ్ పెట్టానండి ఇట్లా.
హుహు.
ఆ! తిన్నావా అని. అప్పుడు నేను దాన్ని కోపంగా అడిగిననో, నార్మల్‌గా తిన్నావా అని అడిగిననో లేకపోతే ప్రేమగా అడిగినో అని ఎట్లా తెలుస్తది? తెలీదు గదా! అదే నా వాయిస్‌తోని వింటేనే గదా! ఇప్పుడు గట్టిగా తిన్నావా అని ఇట్లా గూడా అనొచ్చు. అట్లా కాకుండా తిన్నావా అని ఇట్లా నార్మల్‌గా గూడా అనొచ్చు.
హ్మ్. అదే కదా! నిజంగా అవును, అవును. <laughs> అవును. అవును. ఎ హ్మ్. అది గాక దూరంగా ఎప్పుడన్నా <smacks lips> ఎప్పుడన్నా ఒక్కసారి మాట్లావడి, "ఏంటి నువ్వసలు ఫోనే చెయ్యట్లేదు. నాతో మాట్లాడట్లేదు" అంటే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే, "రీల్స్ షేర్ చేస్తున్నాగా". ఇన్ <laughs>
<chuckles> ఆ! అదే అదే. అసలు పొద్దున లెవ్వగానే ఒకప్పుడు మెసేజ్ అన్న పెడుతుండే అండి గుడ్ మార్నింగ్ అని. ఇప్పుడు అవి గూడా పెట్టట్లేదు. డైరెక్ట్ రీల్స్. రీల్స్ షేర్ చేస్తరు పొద్దున్న లేవంగానే.
అవును. అవును. అదే కదా! ఒక్కొక్కళ్ళు 15, 20 అసలు వీళ్ళు చూస్తున్నారా, చూడట్లేదా, వీళ్ళు రెస్పాండ్ అయితున్నారా, అవ్వట్లేదు ఏం సంబంధం ఉండదు.
<chuckles> అదే. అసలేం పట్టించుకోరండి. ఏం పట్టించుకోరు. షేర్ జేస్తనే ఉంటరు. ఇంకా అండి ఈ లైక్స్, కామెంట్స్ వల్ల మనకు నిజంగానే ప్రాబ్లమ్ అవుతుందంటే అసలు ఆఫ్ జేసుకుందే నయమండి. లైక్ కౌంట్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు తెలుసా? ఇప్పుడు ఆ ఆప్షన్ వచ్చింది. ఆ! అతని పైన ఈ అలిగేషన్స్ వచ్చాయి గదండీ. ఆ మార్క్ జుకర్బర్గ్ సిఇఒ పైన. కాబట్టి ఈ ఈ ఆప్షన్స్ ఇచ్చారన్నమాట వాళ్ళు. లైక్స్, లైక్ కౌంట్స్ ఆఫ్ చేసుకోవచ్చు. కామెంట్స్ మొత్తానికి ఆఫ్ జేసుకోవచ్చు గావాలంటే.
అదే కదా! హ్మ్. హ్మ్. ఓహో! అంటే కామెంట్ లాక్ చేసుకోవచ్చు అని తెల్సు. లైక్స్ కూడా! హ్మ్. హ్మ్. హుహు.